ఇప్పుడు మన దేశంలోనే ఎన్నో కోర్సులున్నాయి, ఎడ్యుకేషన్‌కి సంబంధించినియి చదువుకి. కానీ వైద్యం, ఇంజినీరింగు, ఇవే కేరియర్లు ఎంచుకుంటున్నారు చాలామంది. ఆ! దాని వ వాటికీ వీటికి ఆ డిఫరెన్సేవన్నా చెప్పగలరా మీరు? ఆ వ్యత్యాసవేమిటసలు?
అవును. అవునండి. అవును. అవును. అంటే అండీ, చాలా సంవత్సరాలుగా మన సొసైటీలో చూసుకుంటే ఒక నమ్మకవేర్పడిపోయింది. ఇంజినీరింగా లేదా మెడిసెనో చేస్తే లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళిపోతుంది. అంటే, ఇదివరకు గవర్నమెంట్ జాబులనుండేవి. అవి వెళ్ళిపోయిన తరవాత ఇంజినీరు, డాక్టరు, ఇంజినీరు, డాక్టరు, ఇదే అయిపోయింది, కానీ ఇప్పుడూ కొంచము ఆలోచనా మారాలండి. అంటే, ఇప్పుడూ మనకి ఏఐ ఒచ్చేసింది. ఏఐ ఒచ్చేయడం వల్ల, ఇంజినీరింగ్ జాబులెంత స్టెబిలిటీగా ఉంటాయోనో, లేతే మెడెసెననేది కూడా చాలా కష్టం మెడిసెన్ చదివి సీట్ తెచ్చుకోడం. మీకు కొన్న అవును.
అది. ఆహా! ఆ! ఆహాహా! అది. ఆ! అది. ఆ! సీట్ తెచ్చుకోడం గూడా ముందే కష్టమసలు. ఆ తర్వాతా వాళ్ళకి కూడా, వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయంటారు. అది. ఆ! ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి.
కష్టం. అవును. అంతే. అవుంటాయి. అవి కా అంటే, ఇప్పుడూ ఒక 1,00,000 మంది రాస్తే మనకొక వ 10౦౦ మందికో, 10,౦౦౦ మందికో సీట్లొస్తున్నాయి. మిగతా మిగతా 90,000 మందీ వేరే ఆల్టర్‌నేటివ్ చూసుకోవాలి. ఏదీ లేదనుకునీ దీనికే ఉండిపోతన్నారు చాలామంది. అయితే, చాలా ఆల్టర్‌నేట్ ఆప్షన్సున్నాయిప్పుడు.
ఆ! అది. అలాగా. ఆ! అలాంటి ఉదాహరణేవైనా చూశావా నువ్వు, అలాగా ఉండిపోయి ఆ!
ఆ! నేన్ నే నేను చాలా మందినంటే నే నేను రీసెంట్‌గా ఒక పర్సన్‌ని కలిశాను. వాళ్ళేం చేస్తన్నారంటే, నేనింకా ఆహ్, అంటే, ఇప్పుడు గాదు. నేను కలిసి ఒక మూడు మూడేళ్ళయింది. 3 ఏళ్ళ క్రితం కలిసాను. వాళ్ళేం చెప్పారంటే, నేనింకా అదీ జేఈఈ మెయిన్స్ రాస్తన్నాను అని చెప్పారు. ఇంకా జేఈఈ మెయిన్స్ రావడమేంటి ఆ! కోచింగులు తీసుకుంటున్నారు. ఇంకా జేఈఈ మెయిన్స్ రాయడమేంటండి మీరు అని నేనడిగాను. అడిగితే, నాకూ ఈ ఇంజినే ఆ! "నాకు ఆ ఐఐటీలోనే ఇంజినీరింగ్ చెయ్యాలనుంది, నేనందుకనే" అంటే, వయసు మీరిపోతుంది కదా! మరి మీరు అలానే ఉండిపోతున్నారు అని నేనడిగాను. అడిగితే, "నాకది డ్రీమండి, మా ఇంట్లో కూడా అయ్ అందులో ఇంజినీరింగ్ చేస్తే బావుంటుందని నేనలానే కంటిన్యూ చేస్తున్నాను." అప్పడుకి నా ఇంజినీరింగయిపోతోంది.
ఆ! 3 ఏళ్ళ క్రితం. ఆ! ఆ! అంటే, అలాగా కోచింగులు తీసుకుని రాస్తున్నారు. ఆ! ఆ! గబుక్కున అవో అంతే కదా! ఆ! ఆ! అబ్బా! <laughs> అది. ఆ!
సమ సమ మేవింక సమాన వయసస్తులమని చెప్పచ్చు.
అదే కదా! అయినా కూడా ఆహ్, ఆహ్, పట్టు మీదే ఉన్నాడు ఆ క కుర్రాడు అది.
హ్మ్. ఆ! నేన్ నేనాయనకి చెప్పానప్పుడు, దాని బదులు వేరేది ట్రై చేయొచ్చు కదండీ! వేరేది ట్రై చేస్తే అందులో కూడా బెటర్ కేరియర్ ఆపార్చునిటీసుంటయి. లేదు ఇంజినీరింగే చేయాలనుకుంటే
ఆ! ఆ! అది. ఇప్పుడు ఆ వేరే చ ప్రయత్నం చేయొచ్చన్నావు. ఆహ్, ఆహ్, వేరే ప్రయత్నాలు, ఆహ్, ఎలాంటివి చెప్పగ కొన్ని ఉదాహరణలు చెప్పగలవా? కొన్ని కోర్సులు బావున్నవి.
అవును. ఆహ్, కొన్ని కోర్సులంటే, ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చండి. ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ డిజైనింగ్ చేసేస్ చేస్తున్నారు. చాలా డిమాండున్న జాబ్ కూడా. నేనిప్పుడేవరికైనా
ఆ! ఆ! ఆహా! అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆహ్, ఎలాంటివి అంటే దుస్తుల మీద ఆహ్, ఇదా?
ఆ! దుస్తుల మీద గానీ, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ చాలా వాటి మీదుంటుంది. మెటీరియల్ స్ట్రక్చరింగ్ అంటే, బ్యాగ్స్ గానీ వాటి మీద కూడా ఫ్యాషన్ డిజైనింగుంటుంది ఉంటుంది. ఇంకా చెఫ్స్ అవ్వచ్చు. ఆ! అది ఆ! ఇప్పుడు, ఇప్పుడు మనం తీసుకుంటే, మనం ఇన్‌స్టాగ్రామ్ లాంటివి ఓపెన్ చేస్తుంటే మేకప్ ఆర్టిస్టులు, సారీ డ్రేపర్స్. మీరు చూస్తున్నారా? చీర ప్రీప్లీటింగ్ చేసి ఇచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువయిపోయారు.
ఆహా! ఆహా! అది కూడానా! ఆ! ఈ హెయిర్ స్టైలు. ఆహా! ఆ! ఆ! ఆ! అబ్బా! <giggles> అబ్బో! ఇది బావుంది. అంటే ఈ డిజైన్
అది కూడా ఒక కెరియర్ ఆప్షనయిపోయింది.
అది. ఇప్పుడు అలా కాకుండా ఇంకా ఇంకా ఉన్నాయా మ మనకి? రకరకాలు ఆ!
ఆ! ఇంకా, ఇంకా ఉన్నాయండి. ఇది మనం చెప్పుకున్నట్టు మేకప్ ఆర్టిస్ట్ అంటే మీ వాళ్ళకి సీజన్ సీజన్ బట్టి కెరియర్ ఉంటుంది. అంటే పెళ్లిళ్ళ సీజన్ అనుకోండి ఎక్కువుంటుంది, ఇప్పుడు కూడా మామూలు పెళ్లిళ్ళ సీజన్ కాకపోయినా ఏదైనా సీమంతానికి ప్రతి పం ఫంక్షన్‌కీ రెడీ అవుతున్నారు.
ఆ! అది. ఆ! అది. ప్రతి ఫంక్షన్‌కి రెడీ అవుతున్నారు కదా! ఇప్పుడు అదే ఫ్యాషన్ డిజైన్ గురించి చెప్పావు నువ్వు. ఇప్పుడింకా మిగతా కోర్సులు ఇంకేమిటున్నాయి మంచివి అంటే ఇలాగ అ! మనకు అవకాశం వచ్చేటట్టు.
ఆ! అవును. ఇంకా మంచివంటే కుక్ ఆహ్, షెఫ్ ఆహ్, షెఫ్‌గా అవ్వేవి ఉన్నాయి. అదీ ఒక మంచి కెరియర్ ఆప్షనే ఇదంతా కాదు అనుకుంటే ఇంకా త్రీడీ అని
ఆహా! చెఫ్ కూడాను. అబ్బా! అంటే ఇప్పుడు చెఫ్ అవ్వాలంటే ఏ కోర్స్ చేయాలి వాళ్ళు?
హోటల్ మ్యానేజ్‌మెంటు, షెఫ్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. చాలా వ్ ఆహ్, కాలేజెస్ ఉంటాయి. వాటిలలో చదువు ఆ! వంటెలా చేయాలి? అని నేర్పిచ్చే రిలేటెడ్ అన్నమాట.
ఆహాహా! అవి గూడా ఉంటున్నాయన్నమాట. ఆ! ఆ! వాళ్ళకి వాళ్ళకెలా ముందుకెళ్ళొచ్చు వాళ్ళు? వాళ్ళకెలా ఉంటుంది ఫ్యూచరు?
అవి ఉంటాయి. అంటే వాళ్ళకి ఫ్యూచర్ అంటే మంచి షెఫ్స్ అవ్వచ్చు. లేపోతే మంచి మ్యానేజర్స్ హోటల్ హోటల్‌ని మ్యానేజ్ చేయొచ్చు సర్వింగ్ ఎవ్రీథింగ్. అంటే ఫైవ్ స్టార్ హోటల్స్‌లో జాబ్స్ ఉంటాయి వాళ్ళకి. అది కాకుండా ఎయిర్ హోస్టెస్ జాబ్స్ కూడా ఉంటున్నాయి ఈ మధ్య. ఎయిర్ హోస్టెస్ కూడా ఒక మంచి, మంచి ఆహ్, డబ్బులు ఒ ఒస్తాయి అందులో మనకి వర్క్ కూడా ఆహ్, అంటే ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీకి ఫ్లైట్స్ అన్నీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకు కూడా.
ఆహాహా! ఆ! ఆ! అబ్బా! ఎయిర్ హోస్టెస్. అవును. ఆ! ఒక మంచీ ఆ! ఆ! అది! ఆ! తర్వాత ఈ బిజినెస్సు ట్రేడింగు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది చేస్తున్న వాళ్
అంటే వాటి మీద నాకు మంచి అభిప్రాయమే ఉందండి. అవి కూడా మంచి కెరియర్ ఆప్షన్స్ దానికి కానీ చాలా ఆహ్, ఇయర్స్ ఆఫ్ స్టడీ అండ్ నాలెడ్జ్ కావాలి స్ సింపుల్‌గా మనం ఎంటర్ అయిపోలేము అందులో. ఆ! ఆ! అండ్ చదవ
ఆ! అది. ఎంతో కష్టపడి చదవాలన్నమాట. అది. నువ్వేదెంచుకున్నావు? నీకెలాగా నువ్వెలా పైకొచ్చావు? అది కా ఇతర కా ఆ!
నేను, నేను ట్రెడిషనల్‌గా మన తెలుగు ఫ్యామిలీస్ కాబట్టి ఇంజినీరో, డాక్టరో అన్నట్టు ఇంజినీరింగే చదివిపించారు నన్ను కూడా.
<laughs> అబ్బా! ఇంజినీరింగు చదివావు నువ్వు కూడా. ఆ!
ఆ! కానీ నేను సాఫ్ట్‌వేర్ సైడ్ కాకుండా ఏఐ డెవలప్‌మెంట్ సైడు వెళ్ వెళ్ళాను. అందులో నేను మంచిగా రాణిస్తున్నాను.
అది. ఆ! మంచిగా రానిస్తున్నావు, చక్కగాను ఎంతో బా సా సాధించావు అన్నీను. అది. సో, అలా కాకుం ఇప్పుడు అదయిపోయింది ఇప్పుడు నువ్వు బాగా సెటిలైయిపోయావు, ఇప్పుడు ఈ డాక్టరే అవ్వాలి, ఇంజినీరింగే అవ్వాలని చాలామంది ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ముఖ్యంగానూ ఎంతో మానసిక ఆహ్, ఒత్తిడికి గురిచేస్తున్నారు చాలామంది పిల్లలని. అలాంటి వాళ్ళకి నువ్వు ఏమంటావు? నువ్వు ఎవరైనా చూసావా అలాంటి వాళ్ళు మీ బంధువుల్లో?
అవును. అవునండి. హ్మ్. హ్మ్. ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. హ్మ్. అవునండి నే నేను చూసానండి. న నాకే జరిగింది అది. నన్నే చాలా ఇ ఇలా, "ఇదే అవ్వాలి, ఇంజినీరో, డాక్టరో ఏదో ఒకటి చూస్ చేసుకో" అని, చాలా ప్రెషర్ చేశారు ఇంట్లో కూడా. ఇంకా నేను నాకు కూడా కొంచెం ఇంజినీరింగు రిలేటెడ్ అయితే, ఈసీ అవుతదని నేను అది చూస్ చేసుకున్నా. కానీ. క్రియేటివ్ వర్క్ అనేది నాకు చిన్నప్పటినుంచి ఇంట్రెస్ట్ ఉండింది. అందుకనే నేను డాన్స్ నేర్చుకోవడము, ఇంజినీరింగ్‌తో పాటు నేర్చ్ మొదలుపెట్టాను. అందులో కూడా చేస్తున్నాను. ఎందుకంటే, అది కు అది నాకు
ఆ! <laughs> అదే, అదే. ఆ! ఆ! ఆ! అది. ఆ! అది. అది కూడా చేస్తున్నా. నీ అబ్ అభిరుచికి తగ్గట్టుగా, ఆ పక్కనుంచి అది కూడా చేసుకుంటం. ఆ! అది చేస్తున్నా నీ ఫ్రెండ్స్ ఎవరినైనా చూసావా? ఇలాగ వాళ్ళకి చాలా ప్రెషర్ ఒ మానసిక ఒత్తిడి తట్టుకోలేక, వాళ్ళేమైనా తొందరపడి ఏమైనా నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత నువ్వు సర్దిచెప్పి అలాగా ఎవరైనా ఉన్నారా? నీకు సంఘటన.
ఆ! అవును. చేసుకుంటున్నాను. ఆ! తొందరపడి నిర్ణయాలు అని ఎవ్ ఎవరు తీసుకోలేదండి. కానీ, ఏదైనా కేరియర్ సజెషన్స్ కావాలని వస్తారు. అంటే, కేరియర్‌లో ఏం చూస్ చేసుకోవాలో తెలీట్లేదు, ఇంట్లో అయితే ఇది చెప్తున్నారు. నేను ఏమి చేయాలో నాకు తెలీట్లేదు, అని చెప్పిన వాళ్ళకి నేనైతే ఒకటే చెప్తాను. అంటే, ఇప్పుడు రీసెంట్‌గా నా దగ్గరికి మా కజిన్స్ వాళ్ళొచ్చారు. వాళ్ళు, "ఏం చూస్ చేసుకోవాలో తెలియట్లేదు అని" నేను ఒకటే చెప్పాను ఏఐ అంటే ఇప్పుడు మనకి ప్రతి దానికి ఏఐ వాడేస్తున్నారు. ఆ! ఏఐ రీప్లేస్ చేయని కేరియర్ ఏదైనా ఉంటే, అది తీసుకోమని చెప్పాను.
ఆ! ఇబ్బంది పడిన వాళ్ళు. హ్మ్. ఆ! అది. ఆహా! అది. ప్రతి దానికి వాడేది. అది. బాగా ఆ! చాలా బావుందది. అది వాళ్ళు
అంటే ఇప్పుడు ఇంజినీరింగు చేస్తే ఏఐ రీప్లేస్ చేసేస్తుంది, ఇంజినీర్స్‌ని చాలా వరకు.
అది కరెక్టే. ఇంకోటి
అది ఎఫెక్టవ్వందే నేర్చుకోమని చెప్పాను.
ఆ! వాళ్ళకు ఉన్న నైపుణ్యత ప్రకారం వాళ్ళు, ఉన్ నేర్చుకొ జాయినయ్యే అవకాశం ఉంటుంది కదా!
ఆ! ఉంటుంది. ఉంటుంది. ఖచ్చితంగా.
ఇప్పుడు వాళ్ళకి నై ఒక్కొక్క అందరికీ చాలా ఒకటే నైపుణ్యత ఉండకపోవచ్చు కదా! అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తావు నువ్వు? నీ బంధువుల్లో ఏదైనా సంఘటనలేవైనా జరిగాయా వాళ్ళెలాగా పైకొచ్చారు? లేదా వాళ్ళకి బాగా ఇదైపోయారు ఫెయిలయిపోయి అలాగేవైనా జరిగాయా?
ఉండదు. అవును. అ అంటే 2 సిట్యుయేషన్స్ ఉన్నాయండి ఒకటొచ్చి మా, మా కజిన్ ఒక అమ్మాయి ఇలా ఇంజి ఇ ఇంటర్మీడియేట్ అయిపోయిన తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ జాయినయింది, మంచిగా ఇప్పుడు మంచి ఒక బొటీక్ రన్ చేస్తుంది. మంచి డిజైన్సన్ని స్టిచ్ చేస్తది, మంచిగా ఉంది. ఇంకొకళ్ళని కూడా చూశాను. వాళ్ళు డిగ్రీ తరువాత వాళ్ళ ప్యాషన్ అంటే, కరెక్ట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుకోకుండా
ఆ! ఆహా! ఆ! అది. అంటే బొటీకది మెయింటైన్ చేసుకుంటే, వాళ్ళకి చక్కగా వాళ్ళు వా చ చాలా ఆ! ఆ! డబ్బులు కూడా బాగా గడిస్తున్నారా వాళ్ళు? గడించుకొని చక్కగా
ఆ! సక్సెస్‌ఫుల్ అయ్యింది. ఆ ఫీల్డ్‌లో తను. ఇంకొకళ్ళని కూడా నేను ఆ! గడిస్తున్నారు అవును. ఈ మధ్య అంటే చాలా బొటీక్లకి రేట్లు బాగా పెరిగిపోయినయండి. <chuckles>
పెరిగిపోయి అందరూ వెళ్తున్నారు కూడాను. వెళ్ళే సంఖ్య కూడా పెరిగిందా? ఆ! ఆ!
వెళ్తున్నారు కూడా అవును. అవును. అవునండి. అంటే డిజైనులు, మగ్గం వర్కులు ఇవన్నీ పెరిగిపోయినాయిప్పుడు డిమాండ్స్ కూడా.
ఆహా! ఆహా! ఈ డిమాండ్స్ ప్రకారం వాళ్ళు కూడా ఆ కోర్సులవి చేసుకుంటున్నారు. అవకాశం వస్తుంది.
ఆ! ఆ! మనకి ఎంత ఇష్టం ఉన్నా, ప్యాషనున్నా అక్కడ అందుల్లో కెరియరుందా, లేదో కూడా చూసుకోవాలండి. అలా చూసుకోకుండా ఇప్పుడు చాలా కష్టాలు అనుభవిస్తున్న ఆ వాళ్ళని కూడా చూశాను. వ వన్ ఆఫ్ మై స్ కా
అవును. అది. అంటే వాళ్ళ నైపుణ్యత ప్రకారం వాళ్ళు ఇష్టారీతిగా వెళ్లకుండా వాళ్ళు ఇంకెవరిదో విని ఆహ్, మ ఒత్తిడి తట్టుకోలేక జాయినయిన కోర్సులు అలాగా.
ఆహా! ఇ ఎంత అలా కాదండి. అంటే ఇష్టం ఉంది. అందులో నైపుణ్యత ఉన్నా సరే, అందులో మనకి సక్సెస్‌ఫుల్ అవుతామా, అందు డిమాండుందా మనకి, అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఆహ్, కొ నేను ఒకళ్ళని చూసాను. వాళ్ళు 3డి ఆర్టిస్ట్ అలాగా అయ్యారు. కానీ దానికి ఎంతో అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఆహ్, కృషి అవసరం. ఇప్పుడు మనకి ఎన్ని పెద్ద, పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ తీసుకున్నా పెద్ద, పెద్ద మోడలింగ్ వ అవి తీసుకున్నా తక్కువ మందినే తీసుకుంటారు. ఒక ఇద్దరు ముగ్గురికి. కానీ నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మందుంటారు. హ్మ్. దానివళ్లేంటంటే ఎక్కువ ఆహ్, నిరుద్యోగత ఆ ఫీల్డ్‌లో ఉండిపోతది.
ఆ! ఆ! అది. చూసుకోవాలి కరెక్టే. అవును. అబ్బా! ఆ! కృషి. స్వయం కృషి. ఆ! అది. ఆహాహా! బాగా మంచి ఆ! అది. అయ్ ఆ! అంతే కదా! ఆనా ఆ!
అది వాళ్ళు ఎ ఎస్టిమేట్ చేసుకోకుండా నేను కూడా సక్సెస్ అయిపోతాను అన్న దృష్టితో ఆ కేరియర్ తీసుకున్నారు. వాళ్లకున్న ఇంట్రెస్ట్ ప్రకారం కానీ ఇప్పుడు వాళ్ళు కొంచెం
పాపం వాళ్ళు అందులో ఎంచుకుని వెళ్లారు. కానీ వాళ్ళంత అక్కడ వీళ్ళు అనుకున్న ట్ టైంకి అది పడిపేంది ఆ ఫీల్డ్ అంత ఇది లేదు. ఆ! మీరే
ఆ! కొంచెం సఫరవుతున్నారు. అవును. పడిపేంద ఆ ఫీల్డ్. దానివల్ల కొంచెం స్ట్రగలవుతున్నారు. వాళిప్పుడు కానీ చెప్పాను వాళ్ళకిప్పుడైనా ఆల్టర్నేటివ్ క్యారియర్ చూస్ చేసుకోండి అని చెప్పాను. వాళ్ళ ఆ సలహా మీద ఉన్నారు ప్రయత్నిస్తున్నారు.
ఆ! ఆ! అది. ఇప్పుడు నీ పే ఉద్దేశం ప్రకారం నువ్వు ఏవ ఏది ఆహ్, వాళ్ళకి చెప్తావు? అలాంటి వాళ్ళకి వాళ్ళేం చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ‌త ఏజ్ అయిపోయుంటుంది. ఆ! వాళ్ళు ఇలాగ ఆ! చిన్నవాళ్లే కానీ చదువంటూ ఒకటి చేసేశారు వాళ్ళు ఓ డిగ్రీ అన్నది తెచ్చుకున్నారు. ఇప్పుడు‌వా అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళు వై వ నెట్టుకు రావాలంటే?
ఆహా! లేదండి అంటే చిన్న చిన్నవాళ్లే నాకన్నా చిన్నవాళ్ళు. హ్మ్. అవును. అవును. అంటే ఈ కాలంలో అండి డిగ్రీ‌తో సంబంధం లేదు. చెప్పాలంటే మనకున్న స్కిల్స్‌తోనే సంబంధం ఎక్కడ జాబ్ చేయాలన్నా ఇప్పుడు మంచిగా ఆహ్, మనం చూసుకుని ఏ స్కిల్సయితే బాగా ఎక్కువగా డిమాండ్ ఉన్న ఈ ఇండస్ట్రియల్‌లో అది వెతుక్కొని ఆ స్కిల్స్ మనం డెవలప్ చేసుకొని అందులో ఏదో ఒక 2, 3 ప్రాజెక్ట్స్ చేసుకొని మంచిగా షైనయితే
అది. అవును. అది అదే. అవును. అ అది తక్కువ సమయంలో చెయ్యొ చేసే కోర్సులుంటాయా?
ఆ! ఉంటాయండి. ఇప్పుడు చాలా వరకు మనకు హైదరాబాద్లో అలాంటి ఏదైనా త ఒక 6 నెలల్లో మనకి స్కిల్స్ నేర్పిచే ప్లా ఆహ్, ఆహ్, ఇన్‌స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో జాయిన్ అయ్యి మంచి స్కిల్స్ నేర్చుకుంటే మళ్ళీ కెరియర్‌ని రీస్టార్ట్ చేయొచ్చు.
ఆ! ఆ! ఉన్నాయి అది. ఆ! ఇప్పుడు ఇలాగా అది చాలా బావుంది. ఎందుకంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అప్పుడు వాళ్ళకి, కేరియరన్నది అక్కడ ముందేం కనిపించడం లేదు. అలాంటప్పుడు ఇలాంటి దారులున్నాయన్నమాట. నేను చెప్పినట్టు. చిన్న, చిన్న కోర్సులు చేసుకొని ఆ! అలాగా దారి ఎంచుకుని, చక్కగా పైకొచ్చిన వాళ్ళని చూసావా నువ్వెవరినైనా?
అవునండి. ఇలాంటి దారులున్నాయి. ఆ! ఉన్ చూసానండి. అంటే మాకు, రీసెంట్‌గా మా కజినే, ఆమా ఫార్మా చేసింది. కానీ, దానికి కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల, అంటే వాళ్ళ మదర్‌కి కొంచెం హెల్త్ బాలేక, ఇంట్లో అంటే చె హెల్ప్ చేయడానికి ఇంక ఉండిపోయింది. కానీ, తర్వాత తనకు అర్థం కాలేదు ఒక 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ, ఇంక జాబ్ చేద్దాం అని స్టార్ట్ చేసేటప్పటికి, ఇండస్ట్రీ అంటే ఫ్రెషర్‌కి ఏమి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ఇంకా జాబ్ ఇవ్వరు కదా! అంటే 4 ఇయర్స్ దాటిపోయిన తర్వాత. సో
ఆ! ఆహా! ఆ! అయ్ అది. అంతే కదా! కొ ఆద్ అది అప్పటికి కొంచెం కష్టం. అది.
ఆ! బయట వేరే కోర్సెస్ నేర్చుకుని, స్కిల్స్ నేర్చుకుని, దాన్ని బట్టి ఇప్పుడు ఆమా కంపెనీ‌లో జాబ్ చేస్తుంది.
అమ్మో! చాలా బావుంది అయితే. కంపెనీలో ఇప్పుడు జాబ్ చేస్తున్నరు. ఆ అమ్మాయి. ఆ! ఆ!
హ్మ్. ఆ! జాబ్ చేస్తున్నారు. సో, అలాగా మనకి మనం ఎప్పుడ్ అప్ ఎప్పుడైనా మార్కెట్‌లో అవుట్‌డేట్ అయిపోతూ ఉంటాము. స్కిల్స్ ఎప్పటికప్పుడు మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్.
అది. మనమే మనం నేర్చుకుంటూ అలా వెళ్ళాలంటావు. అది.
నేనైనా సరే, అదే నమ్ముతానండి. ప్రతి నిత్యం మనిషనేవాడు నిత్య విద్యార్థి లాగా, మనం నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి.
ఆ! అది చాలా బా చెప్పావు నిజంగాను. అది నిత్యం ఎప్పుడూ విద్యార్థిలాగే ఉండాలన్న విషయం చాలా బావుందది. ఆ! ఆ!
హ్మ్. అవునండి. నేను కూడా అలాగే ఎప్పుడూ నేర్చుకుంటూ కొత్త, కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటాను. వాటిని నేర్చుకు
ఆ! నువ్వెప్పుడైనా ఏదైనా ప్రయోగం చేసి, ఏదైనా చిన్న కోర్స్ చేసి, అది అంత మ బాగా మీకు వర్కవుట్ అవ్వకుండా, అలాగేమైనా జరిగిందా. లేదా మీకు బాగా క్లిక్కయింది. ఆ!
అంటే, వర్కవుటు కాదు అంటే, వర్కవుటు కాదు అని నేను అలా విభజించి చూడను. ఎది ఏది నేర్చుకున్నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అనే దృష్టికోణాన్నే నేను ఆలోచిస్తాను. నేను నేర్చుకున్న ఇప్పటివరకు అయితే ఉపయోగపడనివేవీ లేవు. అన్నీ ఉపయోగపడినయి అనే చెప్తాను.
అది. చాలా బావుందిది. ఆ! ఆహాహా! అదే కదా! ఆ!
అంటే, మాది ఏఐ రిలేటెడ్ కదా! నా జాబ్ ఇంకా డే టు డే నేర్చుకుంటానే ఉండాలి. కొత్తదొస్తానే ఉంటది. కొత్తది నేర్చుకుంటనే ఉండాలి.
ఆహహా! కొత్త, కొత్త అలా నేర్చుకుంటూనే ఉండాలి. అది. ఆ! అది స్వయం
అవునండి. సో, ఇంకా నాకలా నేర్చుకోవడం అలవాటయిపోయింది.
అది. ఇప్పుడు ఈ ఫ్రీలాన్సని చేస్తున్నారు. అంటే స్వయం ఉపాధి, వాళ్ళకు వాళ్ళే కల్పించుకుని ఇప్పుడు బయట గవర్నమెంట్ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తోంది. వాళ్లకి లోన్సవి ఇచ్చి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి?
అవును. అవును. అవునండి. అది కూడా చాలా మంచి కెరియరాప్షనండి. ఫ్రీలాన్సింగంటే మనం ఎవరి కింద ఎక్కువగా పనిచేయనవసరం లేదు. ఇదోక కాంట్రాక్ట్ కింద ఉంటుంది. ఆ‌ ఇ ఆ ఇదొక కంట్రాక్ట్ కింద ఉంటుంది. ఆ పనయిపేన తరువాత పనయి అయిపోతుంది. దానికి సంబంధించిన డబ్బులు ఇంకా ట్రెడిషనల్‌గా ఎంప్లాయిమెంట్ చేసేవాళ్లకన్నా ఫ్రీలాన్స్ వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు. ఎక్కువ హ్యాపీ‌గా ఉంటారు. నీకు పని చేయాలన్నప్పుడే
ఆ! అంటే బిజినెస్‌లవి చేయడానికి అలాగా ఆ! చేయడానికి అది. ఎక్కువ హ్యాపీ‌గా ఉంటా. అందరికి అలా కుదురుతుందంటావా? అవును.
కుదురుతుందండి. అది డిపెండ్స్ ఇంకా మన మన ఎంత అంటే, మనకు పని లేకపోయినా అంటే ఇప్పుడు ఫ్రీలాన్సింగానేది స్టెబుల్ స్టెబిలిటీ ఉండదు. హైస్ అండ్ లోసుంటాయి. అంటే ఒకసారి మనకు డిమాండ్ ఎక్కువుంటది. ఒకసారి డిమాండ్ తక్కువుంటది. ఆ! రెండిటిని నేను బాలన్స్ చేసుకోగలను అని అనుకుంటే, ఫ్రీలాన్సింగ్‌కి వెళ్ళొచ్చు.
వాళ్ళ కృషి అవసరం. <chuckles> ఆ! అది. అవును వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అది. అది బావుంది, చక్కగా నువ్వు కూడా ఎంతో బా బాగా పైకొచ్చావు, ఇవన్నీను స్వయం కృషితోనే రావాలని అంటున్నావు నువ్వు, అది నువ్వు అలాగే వచ్చావు.
హ్మ్. అవునండి. ఆ! స్వయం కృషితోనే రావాలి. ఇంజినీరే అవ్వాలి, నేను మెడికల్ ఏ మెడిసిన్ చేసి డాక్టరే అవ్వాలి అనే దృష్టి కాకుండా, జీవితంలో నేను మంచిగా సక్సెసవ్వాలి.
ఆ! ఆ!
అన్నదా దృష్టికోణముండాలి.
ఆ! ఇప్పుడు ఎన్నో రకాల కు ఇప్పుడు ఇవంటారు లా అంటారు. ఆ! ఇలగేమైనా ఉన్నాయంటావా ఇంకాను? తక్
అవునండి. ఆ! ఇంకా చాలా ఉందండి లా చదవచ్చు ఆహ్, ఇందాక చెప్పుకున్నట్టు ఫ్యాషన్ డిజైనింగ్ ఇవి ఏమి కాదు, జస్ట్ స్కిల్స్ మీద అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మేకప్ ఆర్టిస్టు, సారీ డ్రేపింగు, హెయిర్ స్టైలిస్టు ఇవన్నీ చాలా వచ్చేసాయి.
ఆ! ఆహాహ! ఆ! అది.
హ్మ్.
చాలా బావుంది. <chuckles> ధన్యవాదాలు. ధ
అవును. ధన్యవాదాలండి.